ఒక కుటుంబం మనుగడకి, ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదండి ఇందులో. ఎందుకంటే, ఆర్థికంగా బాగా బలంగా ఉంటే ఏ ల ఏ రకమైనటువంటి లక్ష్యాన్నైనా చేరుకోగలం. అలాగే, ఏం ఏ విధమైనటువంటి మనం గోల్‌నైనా సాధించగలిగేటువంటి అవకాశముంటుంది కదండీ.
అవునా! అవునండి. అవును.
అయితే, మరి మీరు ఈ ఆర్థిక విషయాల్లో, మీరు హ్మ్, జంటలు అంటే మీరు మీ పార్ట్‌నర్‌తో ఎలాగ మీరు దీన్ని చర్చిస్తారు? ఎలా డిస్కస్ చేస్తారు? చేసిన తర్వాత
అవును. <clears throat> ఆహ్, హ్మ్. ఇది బాగా చెప్పారండి. అంటే ఆహ్, ఫైనాన్షియల్ ఆర్థిక స్టెబిలిటీ అనేది మనకి చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎస్పెషల్‌గా అయితే చాలా ముఖ్యం. ఒకప్పుడంటే ఆహ్, హ్మ్, చేసినదానికొచ్చిన దాంతో బతికారు, సంతోషంగానే ఉన్నారు. ఈ రోజుల్లో ఏంటంటే, ఆహ్, వాటి పరిమితులు దాటిపోయినాయి. అంటే, మనం ఒకటి జీవితాన్ని ఎలా జీవించాలి అనే దానికి పరిమితులు ఎ పెద్దగా ఉన్నాయి ఈసారి. దూరమై దూరంగున్నాయి. సో, వాటి అన్ ఆహ్, హ్మ్, అ అవి రీచ్ అవ్వడానికి ఏంటంటే మనకి రకరకాలు అవసరాలు, రకరకాల ఆశలు ఆహ్, హ్మ్. అట్లా ఉండడం వళ్లేంటంటే, ఆహ్, ఫైనాన్షియల్‌గా డిపెండెంట్ బాగా అయ్యున్నామనమాట. డబ్బు మీద. అయితే పె పార్ట్‌నర్స్ దగ్గరికొచ్చేసరికి నేను ఏమంటా అంటే, జనరల్‌గా పార్ట్‌నర్స్‌కి ఇంపార్టెంట్ ఏంటంటే, ఆహ్, ఎవరికి వాళ్ళు సంపాదిస్తారు. ఓకే. ఆహ్, ఫ్యామిలీలు ఆహ్, ఫస్టు ఆహ్, ఒక ఒక కొత్తగా ఎవరైనా ఒక జంట జీవితం జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు అంటే, నే నాకు బేసికున్న అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఎంత సంపాదిస్తున్నారు, ఒక ప్లానింగ్ వేసుకొని, ఫస్టసలు రెంట్, ఒకవేళ రెంట్ ఇల్లా, ఆళ్ళ సొంత ఇల్లా, ఆహ్, ఏమైనా లోన్సున్నాయా, ఏమైనా ఈఎంఐస్సున్నాయా, అంతకంటే ఖర్చేంటి, ఒక్కొక్క లైఫ్ స్టైలేంటి, వాటికి జనరల్ ఖర్చెంతుంటది. ఓకే. అని ఒక ఒక ఒకా బ్రేక్ డౌన్ చేసుకోవాలి ఫస్టు. ఇనీషియల్‌గా ఓకే. మంత్‌కెంతవుతుంది, ఓకే. మంత్‌కెంతవుతున్నప్పుడు కొన్ని, కొన్ని ఆహ్, ఎంత అవుతుందని ఒక ప ఒక లెట్స్ సే అన్నీ కలిపి, వాళ్ళకి మంత్‌కి ఒక 40,000 ఖర్చొస్తుంది అనుకుంటున్నాం, అన్ని పోనీ. ఆహ్, <clears throat> ఆ 40,000 ఖర్చు మనకొస్తుంది. ఒక మంత్‌కి. ఇట్లా మనం బతికితే నలభై వేలొస్తుంది, కొంచెం లావిష్‌గా బతికితే, ఒక యాభై వేలొస్తది. అని చెప్పి ఒక అందాజుగా యేశారు. ఇప్పుడు ఇందులో ప్రైమరీ ఎర్నర్ ఎవరు, అంటే ఒకవేళ ఆహ్, హస్బెండ్‌కి ఒకవేళ ఎక్కువ ఎర్నింగ్ కెపాసిటీ ఉందనుకోండి. ఆ ఆయన అమౌంట్ కాకుండా, ఆయన అమౌంట్‌ని ఎలా వాడాలి అని పక్కకు పెట్టేసి, ఆహ్, వైఫ్‌కి ఎర్నింగ్ కెపాసిటీ‌లో ఉన్నది ఆహ్, హ్మ్, ఈ ఈ ఈ 40,000లో ఎంత భాగాన ఎంత భాగాలకు ఎళ్ళిపోవాలనేది నిర్ణయించుకోవాలి. ఓకే. అలా. ఎవరు క్ అంటే, ఎవరికైతే నీ నా నా అండర్‌స్టాండింగ్ ప్రకారం ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేస్తారో, వాళ్ళది సేవింగ్స్‌గా పెట్టుకోవడం మంచిది. అంటే ఎక్కువ ఎర్న్ అని కూడా ఆహ్, ఒక పెద్ద ఫ్యాక్టర్ క ఒక పెద్ద ఫ్యాక్టర్ తీసుకోకూడదు కొన్ని విషయాల్లో. ఎలాంటిది అంటే స్టెబిలిటీ ఎవరికెక్కువుంది. అంటే, జాబు 100 పర్సెంటు, ఇంకా ఇంకొక 5, 6 సంవత్సరాల్లో పెరిగి, నాకు సాలరీ కూడా పెద్దగా అయితే నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను అనుకున్న వాళ్ళ సేవింగ్స్ లాగా ఎప్పుడు పెట్టేసుకోవాలి.
అవును. అవును. అంటే అవును. అవును. హ్మ్. అవునండి. అవునండి. అవును. అవునండి. ఆ! అవును. హ్మ్. అవునండి. అవును. అవునండి. అవునండి. ఆ! ఓహో! ఓహో! అవును. ఓహోహోహో! అయితే ఇప్పుడు అంటే, మరి మీరు సేవింగ్సన్నారు కదా! ఈ సేవింగ్స్ గురించి మరీ ఇద్దరూ చర్చించుకోవాలి కదా! ఏ రకమైనటువంటి సేవింగ్స్ చెయ్యాలి దీంట్లో? అంటే, సేవింగ్స్ ఇప్పుడు మనకి నాలుగు 4, 5 రకాల పద్ధతులున్నాయి. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఉంటుంది, చిట్టు కట్టడం ఒకటుంటుంది.
ఆ! అంటే హ్మ్. అ ఆ! హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్.
ఆహ్, హ్మ్. మ్యూచుల్ ఫండ్స్ మాములుగా ఆహ్, హ్మ్. న ఆహ్, ఎ సిస్టమేటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లానని, ఇలా రకరకాలైనటువంటి పద్ధతులుంటాయి. మరి దేనికి ఎంత మనం సేవ్ చెయ్యాలి, ఎలా సేవ్ చేయాలి అంటే, మరి ఇది ఎలా నిర్ణయించుకోవాలి అంటారు వీళ్ళిద్దరూ చర్చించి?
హ్మ్. అయితే, ఒకటండి ఫస్టేంటంటే, ఎన్ మన యొక్క పరిమితి అంటే ఆహ్, మన యొక్క ల్ లైఫ్ స్టైల్ ఏంటిదసల, మన లైఫేంటి, మిడిల్ క్లాసా, కొంచెం అబోవ్ మిడిల్ క్లాసా, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనే దాన్ని బట్టి, మనం ఎటువంటిది పెట్టుకుంటే మంచిదనేది ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు రిస్క్ చేసుకోగలిగే సిట్యుయేషన్‌లో ఉన్నాం అంటే ఒక ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాను. రిస్క్ కాదు మనం అసలు స్టేబులవ్వాలి, పిల్లల్ పిల్లలు పుట్టే కంటే ముందు కొంచెం స్టేబులవ్వాలి. ఆహ్, హ్మ్, ఫైనాన్షియల్‌గా ఆహ్, మనకంటూ ఒక సొంత ఇల్లు లేనోళ్ళు సొంత ఇల్లు గట్టుకునేటట్టు ఉండాలనుకున్నప్పుడు, ఒక ఫైనాన్షియల్ ప్లాన్. అంటే అవసరాన్ని పట్టి ఫైనాన్షియల్ ఆహ్, సారీ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్ తీసుకోవాలి. అయితే ఇందులో ఏంటంటే, ఇప్పుడు ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్ పెట్టకుండా నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే, ఎవరికి వాళ్ళకి కూడా సపరేటుండాలి సేవింగ్స్. ఇద్దరికీ కలిపి ఇంటికొక సేవింగుండాలి. ఓకే. అమ్మాయికి తన సేవింగ్ తనుండాలి. అబ్బాయికి తన సేవింగ్ తనుండాలి.
ఓహ్! అవును. అవును. తీసుకోవాలి. ఆ! అవునండి. అవును. హ్మ్. ఎందువల్ల అంటారు ఈ రకంగా?
ఏమీ లే ఏ అంటే ఒకా, ఒక ధైర్యం. అంతే. ఇప్పుడు సెపరేటైపోతున్నాము కుటుంబంలో అని చెప్పను నేను. ఓకే. అలా సేవింగ్స్ పెట్టి మర్చిపోవాలి అంతే వాటిని. మనం ఏంటో ఇప్పుడు దాన్ని జల్సాలకి వాడేస్తాను, లేకపోతే నేను నా భార్యకి చెప్పకు, నేను నా భార్యకి నే ఆహ్, కాకుండా నేను ఫ్రెండ్స్‌తో ప్రతి ఇయరు ఒక 2 టైమ్స్ నేను ట్రిప్పులుకెళ్తాను. ఆ! అందుకని నేను అందులోంచి తీస్తాను. లేకపోతే భార్యొచ్చి నా ఫ్రెండ్స్‌కి నేను నా ఫ్రెండ్స్ నేను బయటికెళ్ళినప్పుడు ఆ సేవింగ్స్‌లో నుంచే నేను డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి ఇది కాదు పాయింటు. <tsk> పాయింటేంటంటే సీ, వాళ్ళు ఫ్రీడమ్‌గా బయటికెళ్లి ఖర్చు పెట్టుకోడానికి వాళ్ళు స్వతహాగా ఎంతో కొంత ప పక్కన పెట్టుకుంటారు. నేనది కాదనను. సెపరేట్ సేవింగ్ ఎందుకు అంటే, మనకి కొన్ని, కొన్ని సార్లు ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషనొచ్చినప్పుడు ఓకే. డబ్బులు వేరే వేరేవి దగ్గర తీయకుండా, ఇది ఉంది అని గుర్ <smacks lips> అంటే ఒక ట అంటే అది మర్చిపోవాలి. ఎక్కడో ఒక దగ్గర అది పనికొస్తదన్నమాట. బాగా ఎమర్జెన్సీ ఒచ్చినప్పుడు అనేది పాయింట్.
ఆ! ఆ! అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. ఆహ్, అత్యవసరం అనేటువంటి సందర్భాల్లో అది అవకాశం హ్మ్. ఆహ్, అంటే ఉపయోగపడే అవకాశముంటుంది. అలాగే ఆ! అంటే ఇప్పుడు ఆహ్, మరి ఇప్పుడు మనం ఏ రకంగా ప్లాన్ వేసుకోవాలంటారు? ఇప్పుడు మన దగ్గర రూ. 100 ఉన్నాయి సేవ్ జేయడానికి మనం రూ. 100 పొదుపు చేయగలం అనుకున్నాం అనుకోండి, దీనిలో దేనికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, అనేటువంటిది ఎలా నిర్ణయించుకోవాలి? చిట్టెంత కట్టాలి? అందులోనూ ఉండాలి కదా! ఒకే రకంగా గనుక సేవ్ చేస్తే ఇబ్బంది పడే అవకాశముంటుంది మనకి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. పుష్ అంతే. షార్ట్ టర్మ్ ప్లాను. లాంగ్ టర్మ్ ప్లాను. మె మిడ్ మిడ్ టర్మ్ ప్లాను. ఓకే. ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్లానంటే, ఇమీడియేట్‌గా నాకొక ఆహ్, హ్మ్, 2 సంవత్సరాల్లో నేనొక ఆహ్, ప్లాట్ గొనాలి. ఓకే. దానికి నేను చిట్లు గడతా. ఓకే. 2 ఇయర్స్ అనేది తక్కువ టైము. నీకొచ్చే అమౌంట్‌లో కొంచెం ఎక్కువ శాతం చిట్టుకెళ్ళాలి. ఎందుకు నీకు షార్ట్ టర్మ్ ప్లాన్ ముందైయితేనే దాని మీద మిడ్ టర్మ్ ప్లాన్ డిపెండయితది.
అవును. ఆ! ఆ! అవునండి. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అవునండి. అవునండి.
సో అందుకని మేం మాక్సిమం పర్సంట్ దీనికెళ్ళిపోయి మిడ్ టర్మ్ ప్లానేంటి? ఆ ప్లాట్ కొన్నప్పుడు, ఆ ప్లాట్ కొన్న తర్వాత ఇంకో సంవత్సరం, సంవత్సరంన్నర గ్యాపిచ్చి దాన్ని అమ్మేసి. నేను ఆహ్, ఆ కొంత డబ్బులు ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఎంతో కొంత మ ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే ఉంటాం గదా! ఆహ్, వాటిలో నుంచి గూడా డబ్బులు బ డబ్బులు తీసుకొని ఆహ్, మేము ఒక ఫ్రీ లాంచ్‌లో పెడితే మాకొక ఫ్లాటొస్తది. హైదరాబాద్‌లో. ఇదొక మిడ్ టర్మ్ ప్లాను.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. ఓహో! ఆ!
దాని తర్వాత ఇల్లొచ్చిన తర్వాత న మన దగ్గర ఉన్న మిగిలిపోయిన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్సేంటి? ఇంకెంత డబ్బు మిగులుతది అనే దగ్గర ఆహ్, మళ్ళీ చర్చించుకొని లాంగ్ టర్మ్ ప్లానేంటి? జనరల్‌గా లాంగ్ టర్మ్ ప్లాన్స్ యూజువల్‌గా అయితే లాంగ్ టర్మ్ ప్లాన్, అంత దూరం ఎవరు ఆలోచించరు. అంటే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే లాంగ్ టర్మ్ ప్లాన్సనేవి ఎ ఏముంటయనేది నాకు తెలీదు. ఆహ్, హ్మ్, కొంతమంది ఇల్లే అనుకుంటారు. అంటే నేనేమంటానంటే ఎ ఏదైతే మనకి ముందస్తుగా ముందు మనం, పెట్టుకొనుంటామో దానికెక్కువ పర్సెంటేజ్ ఇవ్వాలి. అంటే ఒక 30% అట్లా.
హ్మ్. హ్మ్. అవును. అంటే మనం లైఫ్ రిస్క్ వస్తుందేమో అని, కొంచెం ఇన్స్యూరెన్స్ కట్టవలసుంటుంది. తర్వాతేమో పెన్షన్, పెన్షన్ కొంచెం తీసుకోవాల్సుంటుంది, అలాగే ఆహ్, పెన్షన్ ప్లాన్ తీసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకేళ మనం రిటైర్మెంట్ తర్వాత. అలా, అలా రకరకాలైనటువంటి ప్లాన్స్ అనేటువంటి అవ్ అవసరం పడతాయి కదా! ఇది ఇద్దరూ చర్చించి నిర్ణయం తీసుకుంటే బావుంటుందంటారా?
ఆ! తీసుకోవాల్సొస్తది. అవును. రిటైర్‌మెంట్ తరువాత. ఆ! 100% అండి. ఆహ్, ఇప్పుడు ఒకవేళ ఇన్‌సూరెన్సు ఇప్పుడు హ్మ్, ఆహ్, ఏదైతే మనం అనుకుంటున్నాం సరే మెడికల్ ఇన్‌సూరెన్స్ కంపెనీలిచ్చినా గాని, వేరే టాపప్పులు మనం ఎక్కడైనా తీసుకోవచ్చా? ఓకే. ఆహ్, హ్మ్, ఆహ్, టర్మ్ ఇన్‌సూరెన్స్ గూడా. నేనేమంటానంటే, టర్మ్ ఇన్‌సూరెన్స్ గూడా ఫస్ట్ నుంచి కట్టుకోవాలి. ఎవరు కట్టాలి? ఓకే. ఆహ్, హ్మ్, ఇవన్నీ ఏంటండి అని ఒక నేనేమంటానంటే 100% ఒక్ ఆహ్, బ కాంక్రీట్ ఆర్గనైజ్డ్ ప్లాన్ అవసరం లేదు. బట్ ఒక్ ఒక ప్లాన్‌కి స్టికయితే ఇద్దరు ఆన్‌బోర్డ్ అవ్వాలి దానికి. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆహ్, బా భార్యొచ్చి, నేనెందుకు కట్టాలి? ఎల్‌ఐసీ అసలు నీ ఎల్‌ఐసీ, నా ఎల్‌ఐసీ, నేను గట్టను అని అన్నదనుకోండి. అది కరెక్ట్ గాదు. ఇప్పుడు నువ్వు ఎల్‌ఐసీ కడుతుంటే, నీ భర్త వేరే హెల్త్ ఇన్‌సూరెన్స్ గడతాడు, ఓకే. లేతే కారు ఇన్‌సూరెన్సు. ఇవుంటాయి గదా! అవి గడతాడు. నువ్ నువ్వు ఎల్‌ఐసీ కట్టు. ఓకే. ఆ తర్వాత ఆహ్, ఇప్పుడు ఒక, నువ్వు ఒకవేళ నువ్వు నీ నీ దాన్లో ఉన్న చిట్టీకి ఒక 20000, 25000 ప్రతి నెల చిట్టీకెళ్ళిపోతుంటే, మీ ఆయ మీ ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్ జేస్తాడేమో. ఒక 100000 లే లేదా 50000 జేస్తున్నాడనుకోండి ఫిక్స్‌డ్ డిపాజిట్. సో, ఆహ్, ఏంటంటే, పంచుకోవాలి. అందులో ఏంటంటే సమానత్వం ఎప్పుడూ ఉండదు. సమానత్వం గురించి ఆలోజించొద్దు. ఈక్వాలిటీ ఉండాలి అని. ఎవరికెంతైతే అంత అంతే.
ఆ! హ్మ్. అవును. హుహు. ఆ! హ్మ్. అవునండి. అవునండి. అవునవును. అవును. అవునండి. అవునండి. అవునండి. అవును. అవును. ఆ! హ్మ్. అవునండి. అవును. హ్మ్. హ్మ్. అంటే అందరీ సి అంటే ఎర్నింగ్ కెపాసిటీ ఒకలా ఉండదు గాబట్టి, ఒకళ్ళెక్కువ జీతం ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ జీతం ఉంటుంది కాబట్టి సో, మన వీలుని బట్టి మనం పొదుపు చేయనటువంటి భావం మీరు వ్యక్తం చేశారు. అయితేను
హ్మ్, హ్మ్. హ్మ్. అవును, అవును. హ్మ్, హ్మ్.
ఇప్పుడు ఈ ఆర్థిక నిర్ణయాలు, ఈ హ్మ్, పొదుపు అనేటువంటిది, పొదుపు చేయటం అనేటువంటిది. దీని మీద మన హ్మ్, తల్లిదండ్రులు, స్నేహితులు లేదా పెద్దవాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఉంటే?
ఆ! మంచిగా అడిగారండి. 100% ఈ రోజుల్లో ఏంటంటే, అప్పట్లో అసలు సేవింగ్స్ చేయాలి అంటే, ముక్కు పిండి మరీ చేసేవాళ్ళు. మొత్తం పిండి, పిండి చేసేవారు కదా! అంటే ఎందుకంటే, అప్పట్లో ఎకనామిక్ కండిషన్‌కి, ఆ జాబులిచ్చే జీవితాలకి, వాళ్ళ యొక్క లైఫ్‌స్టైల్‌కి అలా ఉండింది. ఈ రోజుల్లో ఏంటంటే, వచ్చేవాడికి బాగానే వస్తున్నాయి. ఎకానమీ సిట్యుయేషన్ ఎలా ఉన్నా. రాని వాడికి ఏమి రావట్లేదు. ఎంత చేస్తే అంత. సో, ఆహ్, హ్మ్, సేవింగ్స్ దగ్గరిప్పుడు అందరేంటంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. సేవింగ్సనేవి తక్కువుంటున్నాయి. చాలా రేర్‌గా మీరు ఆహ్, అంటే ఈ జనరేషను, అంటే ఇప్పుడు పెళ్లిళ్లయిన వాళ్ళు కాదు, ఇంకొక ఫ్యూచర్‌లో పెళ్లిళ్లు అయ్యే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నా. అంటే అంత అవగాహన లేదు ఫైనాన్షియల్‌గా. <smacks lips> చేసే అవ్ య ఆహ్, సో, వాళ్ళకేంటంటే ఆహ్, ఆల్రెడీ పేరెంట్సనే వాళ్ళు బాగా కష్టపడి ఆహ్, హ్మ్, వాళ్ళు ఓ రూపాయి, రూపాయి కూడబెట్టి, చాలా వరకు సాక్రిఫైస్ చేసుకొని, వాళ్ళకున్న ఆశలు ఆహ్, హ్మ్, ఇది చేయాలి, అది చేయాలి అనుకున్నా గాని ఫైనాన్షియల్‌గా చాలా సాక్రిఫైస్ చేసి, చాలా ఆలోచనతో ముందడుగేసి ఉన్నారు కాబట్టి, లైఫనేది రిస్కు, ఒకవేళ ఫైనాన్షియల్‌గా అయితే ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళు పుష్ చేస్తారు సేవింగ్స్‌కి. ఓకే. ఖర్చెక్కువ వేసుకున్నా ఇప్పటిలో ఇప్పటి రోజుల్లో ఏ పేరెంటైయినా గాని, ఆల్మోస్ట్ చాలా వరకు పేరెంట్స్, ఎందుకురా అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, అడే అనేస్తారు. ఎందుకు అంటారు? ఎందుకంటే అసలది పద్ధతి కాదు. ఫైనాన్షియల్‌గా మనం ఎంతో కొంత వెనక్కేసుకొని, ఆ కంఫర్ట్‌గా బతకాలి. అలా అన్ని, అన్ని కొ పోగొట్టుకొని బ్రతకాలి అని చెప్పనండి. అదొకటి నేను చాలా బాగా నమ్ముతా. అంటే నేనేమంటానంటే, కనీసం నీకు నచ్చిన ఫుడ్డు, ఓకే, మనస్ఫూర్తిగా కొనుక్కొని తినలేనంత దౌర్భాగ్యమైన స్థితిలో అయితే ఉండకూడదు. నీకు వస్తున్నాయి డబ్బులు, ఓకే. నీ కంఫర్టు నీ, నీ యొక్క హ్మ్, ఆహ్, మనస్సు సాటిస్ఫై అయితూ ఆహ్, హ్మ్, మిగిలినవి సేవింగ్స్ చేసుకోవాలి. నీ మనసు సాటిస్ఫై అయిన తర్వాత కూడా, షో ఆఫ్‌కి, వేరే, వేరే మోడర్న్ లివింగ్‌కి వెళ్తే మాత్రం అది తప్పు. అట్లా
హ్మ్. ఆ! అవునండవును. అవును. అవును. రావట్లేదు. అవును. అవును. అవును. అవునవును. అవునండీ. ఆ! అవునవును. అవునండీ. అవునండీ. అవును. ఆ! అవును. అవును. అవునవును. అంటే అవును. అవును. హ్మ్. తప్ అంటే అంటే మీరు అనే దాని ప్రకారంగా, అంటే పూర్వకాలంలో ఒక నానుడు ఉండే ఉండేదనమాట. ఏదో అంటే హ్మ్, 'పచ్చడి అన్నం తినేనా ఇల్లు కట్టాలి' ఇలాంటి సిద్ధాంతం. మీరు విభేదిస్తున్నారు. ఇది, ఇది కరెక్ట్ కాదంటున్నారు మీరు. ఎ మనం ఇల్లు కట్టాలి గానీ, దాని కోసం మనం ఆహారం గానీ, దేన్ని, అలాంటివి కనీస అవసరాలు త్యాగం చేయక్కర్లేదు. అలాగే, అలాగే ఊరికే దూబరా ఖర్చు, లావిష్‌గా ఖర్చు పెట్టి మనం ఏదో హ్మ్, ఆహ్, చెయ్యక్కర్లేదు అంటే, అలా మనం అంటే, ఆ ఒక మధ్యమైన అయినటువ అయినటువంటి స్థానంలో ఉండాలి గాని, అటు దూబరా చేయద్దు, ఇటు అలాగే పీనాసితనం అనేటువంటిది కూడా పనికిరాదు అనేటువంటి సిద్ధాంతం మీరు చెప్తున్నది. అంతేనంటారా?
హ్మ్. యెస్. అవసరం లేదు. ఆ! ఎందు ఆ! అంతే అండి. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు ఎంతో కొంత సంతృప్తిగా బతకాలి కదండీ. ఉన్నదాంట్లో మనం ఏమన్నా ఆహ్, ఫరెవర్ అంటే, ఇమ్మోర్టల్స్ కాదుగా, చచ్చిపోయే వాళ్ళమే కదా! లాస్ట్‌కి. మినిమమ్ టైమే ఉంటది. మినిమమ్ టైమ్‌లో ఉన్నంతలో సంతృప్తి. ఇప్పుడు మనమేదైనా అడ్జస్ట్ అవుతున్నామంటే, లోపల ఎంత అన్‌ఈజీగా ఉంటదండి మనకి.
ఆ! అవునండి. ఆ! అవునండి. అవునండి. ఆ! <chuckles> అవునవును. అవును. అవునవును. అవును. అంటే ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు డ్రెస్సు, బట్టలు కొనుక్కోవడం ఇలాంటి వాటిలో అనిపిస్తూ ఉంటుందండి. అడ్జస్ట్ అయితేనా కొద్దిగా ఇ ఇబ్బందిగా అనిపి
సో, అడ్జస్ట్ అనేది ఎందుకు? హ్మ్. ఆ బేసిక్ వాటిట్లో అడ్జస్ట్ అవ్వాలి అంటే నేను ఒప్పుకోను. కంఫర్టుండాలి. నీడ్ మీట్ అవ్వాలి. కంఫర్టుండాలి. దాని తరువాతనే ఇన్‌వెస్ట్‌మెంట్లు చేయండి ఉన్నదాంట్లో.
అవును. అంటే మన ఆ!
అట్లుండాల గానీ, <smacks lips> ఇప్పుడు ఆహ్, హ్మ్. నార్మల్‌గా జస్ట్ కారుకే ఈఎంఐ కట్టుకునే మనిషి హ్మ్. ఆహ్, కారే ఒక నలా ఆహ్, హ్మ్. ఆహ్, ఎంత? <smacks lips> ఒక, పన్ ఆహ్, 15,00,000 పెట్టి ఒక కారు కొనుక్కున్న ఒక వ్యక్తి, ఓకే. ఈఎంఐ పెట్టుకున్న వ్యక్తి నేను ఆహ్, రోల్స్ రాయిస్ కొనాలి అనుకుంటాడు.
ఆ! ఆ! అవునండి. అవును. ఆ! అవును. ఆ!
ఓకే. రోల్స్ రాయ్స్ కారు కొనాలనుకుంటాడు. ఇప్పుడు ఆహాహా మీరు చెప్పండి, ఆ ఆలోచన పరిధులు దాటిందా, లేదా? రోల్స్ రాయ్సు. నేను ఏమంటున్నానంటే, ఆలోచించటం కరెక్ట్ తప్పు అనట్లేదు. ఓకే, ఒకవేళ నువ్వు రోల్స్ రాయ్స్ కారు కొనాలంటే, దానికి తగ్గ హోమ్ వర్క్ నువ్వు చెయ్యి.
అవును. అవునండి. ఆ! అవును. అవునవును. అవును.
అంతేగాని నేను రోల్స్ రాయ్స్ కారు కొనాలి కాబట్టి, దానికి త దానికి నేను ఏదైనా చేసి, నేను అ అ అడ్డదారిలో డబ్బులు సంపాదించేసి, ఇల్లు ఇంటిని రిస్క్‌లో పెట్టేసి, పిల్లని రిస్క్‌లో పెట్టేసి కొంటానంటే కరెక్ట్ కాదుగా.
అవునవునవును. అవును అంటే అంటే మనకి ఆహ్, ఆ రకమైన తాహత్తుకు మించినటువంటి పనులు చేయకూడదనేటువంటి హ్మ్, సిద్ధాంతం మీరు వ్యక్తం చేసింది. మీ మీ అభిప్రాయమా?
హ్మ్. అలా. హ్మ్. ఆహ్, తాహతుకు మించి డ్రీమ్ చేసి దాన్ని దానికిది దానికి తగ్గ శ్రమ కరెక్ట్ పద్ధతిలో పడి సాధించండి తృప్తి.
ఆ! అవునండి. అంతేన
కానీ తాకత్తుకు మించి పెట్టుకొని, అన్ని ఇక్కడ ఆల్రెడీ ఉన్న బేసిక్‌ని ఆగం చేయటంలో ఉన్న అంత అది విలువే విలువైనదేమి కాదు అంటా నేను.
హ్మ్. అదే, అంటే మన నా కనీస అవసరాలను మనం మా మానుకుని, ఆ తాహతుకు మించి హ్మ్, నేనే పరిగెత్తి పాలు తాగడం అనేటువంటిది పనికిరాదు <giggles> అనేటువంటి సిద్ధాంతం. ఓకె, ఓకె. అయితే మరి ఈ ఈ డబ్బు విషయాల గురించి చర్చించేటప్పుడు హ్మ్. ఇద్దరు కలిసి చర్చించుకునేటప్పుడు భార్య, భర్త మధ్య ఏమైనా ఇబ్బందికర పరిస్థితేమన్నా ఎదురవుతుందంటారా?
హ్మ్. <giggles> <sniffs> అంతే <sniffs> అవును. హ్మ్. ఆ! అవుతాయండి ఎందుకు ఉండవు, ఇప్పుడు ఆహ్, హ్మ్. కొన్ని కొన్ని సార్లు ఇగా ఇగోలొస్తాయి కొంచెం మ్యా మ్యాన్ సైడ్ ఇగో ఉంటది, వుమెన్ సైడ్ ఇగో ఉంటది, వుమెన్ కొన్ని సార్లు ఏంటంటే, ఫ్రీడమ్ కోరుకుంటది. అక్కడక్కడ ఏంటంటే, మనస్పర్ధలు వస్తాయి. ఒకటేంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు, ఏదున్నా గాని చెప్పేసేయాలి. ఇద్దరూ కూడా ఒక అండర్‌స్టాండింగ్ అంటే నేను ఓన్లీ ఐడియల్ కపుల్ గురించి మాట్లాడ కొంతమందేంటంటే, కమ్యూనికేషన్ జేసుకోరు.
హ్మ్. ఆ! అవునండి.
అస్సలు జేసుకోరు. అంటే ఒక మంచి కపులు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ జేస్తున్నారు అంటే, వాళ్ళిద్దరూ జీవితాన్ని కలిసి ముందుకు సా సాధించాలని ఒక బాధ్యత తీసుకుంటున్నట్టు. ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకో ఎట్లా పడితే అట్లనే చేద్దాం అంటే మాత్రం ఇంకా నేనింక ఏం మాట్లాడలేను. ఎవరైనా చేయాలి, ఫైనాన్షియల్ ప్లాన్ అసలు జనరల్‌గా ఏ కపులయినా. మరి అంత యోక్ అంత మంచి ర్యాపొ గాని, అంత మంచి రిలేషన్‌షిప్ వాళ్ళ ఇద్దరి మధ్య ఉందా లేదా అనేది ఇంకా ఆ రిలేషన్‌షిప్ మీద ఆధారపడుంటది.
అవును. అవునండి. అవును. అదేనండి. అయితే, ఈ ఆర్థిక విషయాలు, ఈ జంటలో ఎలా చర్చిస్తారు? ఎలా చర్చించాలనే విషయం హ్మ్. అందులో లోటుపాట్లు అవి కూడాను ఎంతో చక్కగా వివరించారండి. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
హ్మ్. నాకు చాలా మంచిగా అనిపించిందండి మీతో మాట్లాడడాం, ధన్యవాదాలు.